స్లోగా అది మన రొటీన్‌కి కొంచెం తగ్గించుకుంటూ వెళ్తే బాగుంటుందంటారు.
ఆ! అవును. అంతే. మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అదేమీ మంచిది కూడా కాదు, కాకపోతే మరి అలవాటు. అలవాటనేది మన చేతల తాగేలా చేస్
హ్మ్. హ్మ్. అవును. అవును. అన్ పిల్లలు కూడా ఇప్పుడు ఏంటంటే హ్మ్. పేరెంట్స్ కూడా కొంతమంది పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు బ్లాక్ కాఫి లాంటిది. ఇలాంటివి అలవాటు చేస్తున్నారు. మీ పిల్లలకేమైనా అలవాటుందా? ఇలాంటి అలవాట్లేమైనా చేసారా?
హ్మ్. తెల్ లేదండి లేదు. వాళ్ళకి ఇలాంటి అలవాటు చేయలేదు. వాళ్ళకయితే హాట్ ఆ! హాట్ వాటర్ ఇస్తూ ఉంటాను. హాట్ వాటర్ లోని కొంచెం మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా ఈ నిమ్మకాయ అయినా సరే, హనీ ఉంటుంది కదా! తేనె. ఈ 2 ఆ వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు కొంచెం, చల్లారిన తర్వాత ఇవి కలిపిచ్చి తీసుకున్నా మంచిది. చిన్నపిల్లలకి నా పిల్లలకయితే నేను ఇవ్వే ఇస్తాను. ఇంటికొచ్చిన పిల్లలకైనా గాని, ఎందుకు వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేయడం. ఆహ్, కరెక్ట్ కాదని అంట పిల్లల విషయంలో అయితే, ఇంక మరి పెద్దవారికి మనకంటే ఇంకా అలవాటయిపోయింది. హ్మ్. పర్వాలేదు.
ఆహ్, హెల్తీ లైఫ్‌స్టైల్‌ లోనే చూస్తున్నారా? హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును. హ్మ్. అవును. హ్మ్. అంటే మన పెద్దవాళ్ళు కూడా చాలామంది ఏంటంటే రోజుకి 4, 5 సార్లు తాగిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కాఫీలని. మన ఇంట్లోనే చాలా మటుకు చూస్తూ ఉంటాం.
అవునవును. మా అమ్మగారు కూడా అంతే.
వాళ్ళకి ఎంత తగ్గించండి, అన్న గూడా వాళ్ళు జనరల్‌గా వినరు వినరు మాట.
వినరు. ఆ! మా అమ్మగారు కూడా అందులో మొదటి రకంలెండి. నైట్ పడుకున్నా సరే అది 10 అవ్వనివ్వండి, 11 అవ్వనివ్వండి మిగిలింది అంటే "దా ఇచ్చెయి, ఇచ్చేయి, ఇచ్చేయి" అంతె ఇంకా అసలు. అదేదో ఆ! తాగేస్తది, పడుకుంటుంది తనకింక అలా అంటే అంతిష్టం ఇంకా టీ అయినా, కాఫీ అయి ఇష్టమనమాట.
హ్మ్. ఆహ్, ఓహ్! ఓహ్! ఓహ్! తాగేసి పడుకుంటారు. ఓహ్! ఓహ్!